అయ్యో! హ్మ్.
అయితే, నేనేం జేశాను సో, అలాగ ఫస్టు గ డీఎస్సీ నోటిఫికేషన్ కూడొస్తుందని ఒక టీచర్ జాబ్ చేసుకుందాం. సో, టీచర్‌తో మనము టీచర్‌గా ఉంటే, మనము పిల్లలకి చెప్పడంతో పాటు మన సబ్జెక్ట్ కూడా మనకెప్పుడూ మనతో కరెక్ట్. ఆ!
హ్మ్. హ్మ్. అవునవును. పెరుగుతుంది. అవునవును. మనం కూడా పిల్లలకి చెప్పాలంటే, దానికి ముందు మనమోకసారి చూసుకుంటాం. ఇవంతా కరెక్టేనా, కొత్త ఇన్ఫర్మేషనేమైనా యాడయిందా అని చెప్పి, అలా వాల్యూ అడిషననేది తప్పకుండా పెరుగుతుంది. హ్మ్.
అవును. అవును. <clears throat> అవునండి. సో, అలా పెంచుకు ఆహ్, సో అలా డీఎస్సీ రాసాను. సో, ఆ ఫస్టు ప్రయత్నం, నా ఫస్టు ప్రయత్నంలోనే, డీఎస్సీ సెలెక్ట్‌యిపోయాను. అది చాలా మెమరబుల్. అంటే ఇది కాస్ ఇది కాస్త నాకు లైఫ్‌లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచింది. సో, ఇక్కడ డీఎస్సీ అంటే, మాములు కాదండి ఎస్‌సిటి. అంటే, ఎస్‌సిటి అంటే మంచీ ఆహ్, అ మిన్ మంచి ర్యాంక్ మంచి జీతం కూడా. అంటే అల్ అంటే గ్రూప్-2, గ్రూప్-2 స్థాయికి మనకు మంచి, అంటే మంచి జీతాలుంటాయి. డీఎస్సీ ఒక టీచరు. సీనియర్ టీచరు. సో, అలా నాకు నా అదృష్టవశాత్తు నాకు మంచి మా ఊర్లో, మా టౌన్‌లోనే జాబ్ రావడం జరిగింది.
ఓకే. హ్మ్. ఆ! చాలా సంతోషమండి. హ్మ్. చాలా బావుంది. ఓహ్! చక్కటి విషయం. హ్మ్. ఓహ్! అవునా? చక్కటి హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓహ్! <chuckles> చాలా గొప్ప విషయం ఇదయితే. హ్మ్.
అంటే చ టౌన్‌లో రావడం జరిగింది. సో, అలా అక్కడ ఉద్యోగం చేస్తూనే ఇంటికాడ్నుండి వెళ్తూ, సో అలా మిగతా ప టైంలో ఇంటికొచ్చిన తరువాత, ఇంక నా గ్రూప్-2 ఏదైతే గోల్ ఏదైతే ఉందో ఎందుకంటే ఈరోజు అమ్మా నాన్న అందరూ హ్యాపీ నాకు డీఎస్సీ వచ్చేసింది. ఇంగ వాళ్ళు నెక్స్ట్ నువ్వు గ్రూప్-2 కొడతావా, గ్రూప్-1 సెలెక్టవుతావా, వాళ్ళకి అంత సంబంధం లేదు. వ వ
హ్మ్. ఓహ్! గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళా? హ్మ్. ఓకే. హ్మ్. ఆ! ఎందుకంటే, ఇదొకటి స్థిరపడ్డారు కాబట్టి మీరు. దీని తరువాత ఎంతగా ర్ ఆప్ ఎదగాలి అనేది అదింక తప్పకుండా మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరు ఆధారపడక్కర్లేదు. హ్మ్.
స్థిరపడ్డారు. అంటే ఒకవేళ అవును. <clears throat> మా చేతిలో ఉంది. ఇంకా వాళ్ళు కూడా, చాలా మెంటల్‌గా ఫ్రీ అయిపోయారు. ఓకే. గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చి అంటే, ఎలా అంటే చెప్తాను జూడండి. ఆహ్, మనకు పల్లె వాతావరణం నుండొచ్చినప్పుడు, అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబంటేనే పెద్ద జాబ్ లాగా అయిపోతారు. అంటే మనకి సిటీసొ ఇప్పుడు సిటీ‌లో లాగా ఆహ్, యాక్చువల్‌గా సిటీ‌లో అయితే ఎక్కువ ఎవరు గవర్నమెంట్ జాబ్‌ల కోసం వెయిట్ చేయరండి యాక్చువల్‌గా.
అవునండి. హ్మ్. హ్మ్. <chuckles> అవునవును. అవును. అవునండి. ప్రైవేట్ జాబ్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఆహ్, అవునవును.
ఆ! చాలా అవకాశాలుంటాయి మనకు. అంటే వాళ్ళకి తెలియక మనకి సోర్సెస్ లేక, గ్రామాల్లో గవర్నమెంట్ జాబే పెద్ద జాబా, అనుకునే విధంగా డబ్బులు సంపాదించడం అక్కడే అనే విధంగా ఉంటుంది.
హ్మ్. హ్మ్. <chuckles> అవునండి.
ఆ! అయితే, అక్కడ సో, నేనక్కడ డీఎస్సీ ఒచ్చిన తరువాత కొద్దిగా నా మీద కాన్ఫిడెన్సు, నా గౌరవం పెరగడము. సో, నేను సో ఈ టైం అంటే నేను డీఎస్సీ ఒచ్ రావడంతో ఇంకా ఓకే. జీతం పెరుగుతుంది. నేను ఆహ్, ఓహ్, నాకు మంచి ఇన్‌కమ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, సాలరీ పెరుగుతుంది. అలా అనుకోకుండా నా గోల్ గ్రూప్-1 కాబట్టి పాన్ ఇంకా అలా డీఎస్సీ ఒక టీచర్‌గా చేస్తూనే, మిగతా టైంలో నాకింటికొచ్చాక మిగతా టైంలో సో ఇలా గ్రూప్-2, గ్రూప్-1కి ప్రిపేరయ్యేవాన్ని.
హ్మ్. చక్కగా. హ్మ్. ప్రయత్నించారు. ఆ! గ్రూప్స్ కోసం.హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! ఆ లక్ష్యాన్ని మీరు చిన్న దశలుగా ఎలా విడగొట్టారు? అంటే వారంలో ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలని, రోజులో ఇన్ని గంటలు చదవాలని, ఇన్ని నిమిషాల్లో ఇక్ ఆన్సర్ రాయాలని. అలా మీరెలా పరిమాణాలు అనేవి నిర్ణయించారు?
అవునండి. అంటే నేనిక్కడ కూడా ఏం జేశానంటే, అంటే నాకు చిన్న వయసులోనే 22 వయహ 22 ఆహ్, 23 ఏజ్‌కే డీఎస్సీ ఒచ్చేసింది నాకు.
హ్మ్.

మనం చూసుకుంటే, మన జీవితంలో చాలా మంచి ఆహ్, గోల్స్ అనేవి పెట్టుకుంటాం కదా! అంటే ఇదేదైనా సాధించాలి. జీవితంలో స్థిరపడాలి. మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. కానీ, పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు వాటిని అప్పుడే సాధించడం మనకి కష్టమవుతుంది. కాబట్టి దాన్ని చిన్న, చిన్న స్టెప్స్ గా విభజించుకొని, కొంచెం టైం లె టైం ఇచ్చుకొని, అలా దాన్ని సాధిస్తూ వెళ్ళాలనేది మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ దిశ పద్ధతి అనేది మీరెప్పుడైనా ఉపయోగించారా? మీకెలా అనిపించింది? ఏదైనా మంచి ఉదాహరణ చెప్పగలరా?
అవునండి. అవును. అవునవును. ఖచ్చితంగా ఉండాలి కూడా అవి. అవునండి. అవును. అవునండి. నిజం అండి ఇది. ఖ కరెక్ట్‌గా చెప్పారు. అవును. అవును. ఆ! ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అండి. నా పర్సనల్ లైఫ్‌లోనే నేను ఇలానే కొ కొనసాగించాను కాబట్టి ఈరోజు మంచి పొజిషన్‌లో ఉన్నాను. సో, నిజంగా నేను నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక సో, నా ఆర్థిక పరిస్థితులు అంటే కుటుంబ పరిస్థితులు అనుకూలించేటివి కాదు. నేనేదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ క అంటే సెలవు చ సెలవు పెట్టుకొని ఒక 6 నెలలు, సంవత్సరం పాటు కూర్చొని ప్రిపేర్ అవ్వడం అంటే చానా కష్టమైపోయేది. ఇప్పుడు చూడండి మధ్యతరగతి కుటుంబాలు ఆహ్, ఫాదర్ ఒక అంటే రైతు. సో, వాళ్ళని మళ్ళీ ఆ వయసులో ఇబ్బంది పెట్టడం, పెట్టడం అది మన్ అంటే నాకు కరెక్ట్ అనిపించలేదు. సో, నేనేం చేశాను అంటే ఆహ్, ఆహ్, హైదరాబాద్‌కొచ్చాక సిటీకొచ్చాక ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, ఒక పార్ట్ టైమ్ జాబ్, ఆహ్, పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, అక్కడ చిన్న పార్ట్ టైమ్ చే చేస్తూ నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో, అలా అంటే, నేను ముఖ్యంగా అయితే నేను ఇంతకుముందే బీఈడీ కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి, సో, ఆ దశలో బీఈడీ కంప్లీట్ చేసుకున్న తరువాత మాకు ఇక్కడ డీఎస్‌సీ నోటిఫికేషన్ రాలేదన్నమాట. కొద్దిగా టైం పట్టింది. సో, ఎలాగో డీఎస్‌సీ ఆహ్, డీఎస్‌సీ నోటిఫికేషన్ ఒచ్చే లోపల ఆహ్, మనమైతే ఆహ్, పార్ట్ టైమ్ జాబ్ అంటే ఆ పార్ట్ టైమ్ జాబ్ ఎలా అంటే ఆహ్, ఇక్కడ ఆహ్, మనం మన అంటే మన రూమ్ అవసరాలు, మన పుస్తకాల అవసరాలు తీరిపోయేటివన్నమాట. ఒక 4 గంటలు పనిచేస్తే, పనిచేస్తే. ఆ! సో, అలా ట్యూటర్‌గా వర్క్ చేసేవాడిని. సో, ఒక నాల్ ఆ! 4 గంటలు ఒక ట్యూటర్‌గా వర్క్ చేసేసి, మిగతా ట్ మార్నింగ్ టైమ్ అంతా ఆహ్, నా ఇది డీఎస్‌సీ కోసం ప్రిపేర్ అయ్యాను. అంటే ఎందుకంటే, నాకు గ్రూప్ న యాక్చువల్‌గా నాకు గ్రూప్-1 సాధించాలని నా కోరిక. నా యాక్చువల్ నా గోల్ ఆ! ఆ! నా గోల్ కూడా అదే. అయితే నేను ఒకటేసారి గ్రూప్-1 అంటే నేను ఒకటేసారి దానికి ఆహ్, కూర్చొని అంటే కంప్లీట్‌గా ఆహ్, 2, 3 నెలలు, 4 నెలలు ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఆహ్, ప్రిపేర్ అయ్యే సిచ్యువేషన్ అందరిలాగా నాకు లేదు.
హ్మ్. ఓహ్! ఓహ్! చాలా సంతోషమండి. హ్మ్. ఓహ్! అయ్యో! హ్మ్. ఓహో! అయ్యో! హ్మ్. ఓహ్! ఇబ్బంది పెట్టలేము. అవునండి. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. వావ్! చాలా ఇన్స్‌పైరింగండి! హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవును. హ్మ్. ఓహో! ఓహ్! చాలా మంచి విషయం. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓహ్! చాలా గొప్ప లక్ష్యం! హ్మ్. ఓహో! హ్మ్. ఓహో!